టచ్ అలాగా, నువ్వు చక్కగా, ఆ టైమ్‌లో ఫోను వాడకం, బ తగ్గుతుంది. నువ్వు పక్కన పెడతావు ఆ ఫోను. అది. ఆ! అది.
ఓహ్! అ తగ్గుతుంది. అవును. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, మనకు కావాల్సిన కాలక్షేపం జరుగుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. మళ్ళీ అలా ఇలాంటి ప్రాబ్లమే ఉండవు. ఒక్కసారి సోషల్ మీడియాలో మునిగిపోయాము అంటే, ఇంకా దానికి సమయం, సందర్భం, ఎంత అవుతుంది, ఏంటి? ఏం పని లేదు.
అది. అవును. మళ్ళీ అవును. ఎంతో అదే కదా! ఎంతో ఆకర్షణీయమైన వీడియోలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఆ నోటిఫికేషన్‌లు కూడా వస్తూ ఉంటాయి కదా! ఇప్పుడు వాటిని ఏమైనా నియంత్రిస్తావా? ఆ నోటిఫికేషన్‌లు అవి ఆపడం అలాంటివి ఏమైనా చేస్తుంటావా?
అవును. అవునండి. సోషల్ మీడియాలో, మనకీ ఆహ్, మంచి సదుపాయం ఏంటంటే, మనకు కావాల్సి నోటిఫికేషన్స్ మనకొచ్చేలా చేసుకోవచ్చు. ఆహ్, సపోజ్ నాకు చెప్పినట్టు, ఈ కామెడీ వీడియోస్ అంటే నాకు బాగా ఇష్టం. ఆ కొత్త అప్డేట్స్ ఏమైనా వోచ్చిన, ఏమైనా వీడియోస్ పెట్టిన, అయి మాత్రమే నాకు మెసేజ్ వచ్చేటట్టు చేసుకోగలుగుతాను. ఇంకొకళ్ళకి ఇంకొకటి ఇష్టం, ఇంకొకళ్ళకి ఇంకొకటి ఇష్టం.
ఆ! అది. చదువు. ఆ! అది. ఆహా! ఆ! చాలా బావుంది. ఎడ్యుకేషనల్, ఎడ్యుకేషనల్ వీడియోలు కూడా చూస్తుంటావు.
అవును. ఈ మధ్య సోషల్ మీడియాలో, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది ఏమంటంటే, ఎడ్యుకేషనల్ కంటెంటే. ఎందుకంటే అందరు ఏమి చదువుకోలేరు. అన్ని ఒకేసారి నేర్చుకోలేరు. మనకున్న ఆ!
ఆ! ఆ! ఆ! అది. అవును, అంతే కదా! ఒక్కోసారి మనం వెళ్ళలేకపోవచ్చు ఆ క్లాస్‌కి. ఆహ్, ఏమైన పరి పరిస్థితుల నించి, అటువంటప్పుడు ఈ సోషల్ మీడియాలో నువ్వు చక్కగా ఆ వీడియోలు చూస్కోనీ, నీవు ఆ జ్ఞానాన్ని పొందుతావు. అలా కూడా జరిగిందా? ఆ!
అవును. కరెక్ట్‌గా చెప్పారు. దాంతో పాటు మనకురి అవ మనకెదైతే నేర్చుకోలేనిది కూడా సోషల్ మీడియా నేర్పిస్తుంది.
ఆ! ఆ! అది కూడాను, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంత అంతాను మనకి. ఆ!
ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మనం దాంట్లో, మనం ఏమి ఎంచుకుంటున్నాం అనేది ముఖ్యం ఇక్కడ. మనం ఏదైతే ఎంచుకుంటున్నామో
అది, మనం ఆ! అది. జాగ్రత్తగా, మనం చక్కగా మంచి, ఒక జ్ఞానాన్ని మి ఆహ్, ప పెంపొందించే ఒక మాధ్యమంగా వాడుకోవాలి దాన్ని. <giggles> అది. ఆ!
దాని బట్టి ఇంకొ, ఇంకో ఉదాహరణకి, నాకు బాగా గుర్తుండే అంశం ఏంటంటే, సోషల్ మీడియాలో చూసి, నేను ఒక వంటకం చేశాను.
అబ్బా! అది కూడాను మీ మీ గుడ్ ఆహా!
లైక్ సె సేమ్ ఇలానే మా ఇంట్లో ఎవరు లేని టైమ్‌లో ఆకలెస్తుంది. సోషల్ మీడియాకి మనకెం కావాలో బాగా తెలుసు.
ఆ! <chuckles> తెలుసు. అది, అది ఆ వీడియోలు చూసి చక్కగా యూట్యూబ్‌లోని. ఆ!
తెలుసు. <chuckles> అవే, రిక్ రికమెండేషన్ ద్వారా సోషల్ మంచిగా ఏదో చేస్తున్నారు. నేను కూడా ఇంక పొయ్యి మీద పెనం పెట్టేసానన్నమాట.
ఆ!